అంతే అండి. ఎందుకంటే ఇప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ మీకు ఫస్ట్ ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఏదో కొద్దిగా డైరెక్ట్‌గా మ పరిచయం అయ్యారు అంతా బానే ఉంది. కానీ, ఆహ్, ఇవాళే ఇవాళే కలిసారండి. ఇవ్వాళే మాట్లాడారు. అలాంటప్పుడు ఆటోమేటిక్‌గ ఏంటంటే, అది ఎదుటి వ్యక్తికి మనం నచ్చాలి అన్నట్టుగా వాళ్ళు అనుకున్న అనుకోకపోయినా కూడా, కొంత ఇంప్రెస్ చేద్దామన్న ధోరణిలోనే ఉంటారు.
ఓకే. హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. అవునవును.
హ్మ్. సో, అటువంటి సమయంలో
కొంచెం అటెన్షన్. అటెన్షన్ గోరుకోవాలనేసి చూస్తారు. హ్మ్.
ఆ! ఆ! ఖచ్చితంగండి. అది అవతల వ్యక్తయినా కావచ్చు లేకపోతే నేనైనా సేమ్ అలాగే చేస్తాను. అపోజిట్ పర్సన్‌కి నేను కొంచెం ఇంపార్టెంట్‌గా కనపడాలని కొద్దిగా డ్రెస్సప్ అవ్వడం గానీ, లేకపోతే వాళ్ళని కొద్దిగా చేద్దామని చెప్పేసి చిన్ని, చిన్ని పనులు నేను చేస్తూ లేపోతే, ఏదైనా గిఫ్ట్ ఇస్తూ ఏదోకటి చేస్తూ ఉంటాను కదా!
హ్మ్. అవునవును.
అది తర్వాత కంటిన్యూ అవుద్దా, <chuckles> లేదా, అన్న దాన్ని బట్టి మనం డిసైడ్ అనేది తీసుకోలండి.
ఓకే.
హ్మ్. అంటే, ఆ ఫస్ట్ ఇంప్రెషన్ ఏదైతే క్రియేట్ చేసుకుంటామో, దానిలో కొన్ని అనుకోకుండా మనం కొద్దిగా అంటే మన క్యారెక్టర్ కాకపోయినా కొన్ని, కొన్ని చేసేస్తూ ఉంటాం.
హ్మ్. అవును.
హ్మ్. అసలు క్యారెక్టర్ అయితే, తరువాత రెగ్యులర్‌గా కాంటాక్ట్ అవుతూ ఉంటే తెలుస్తదనమాట.
అయితే, అప్పుడు మన కొంచెము వ్యక్తిగతంగా కొంచెం డైరెక్ట్‌గా తెలిసిపోతదనమాట. వాళ్ళ క్యారెక్టర్ గాని ఇలాంటిదనేసి.
అవునండి. అవును. ఇది హ్మ్.
మరి మధ్యలో ఒక్కోసారీ మీడియేటర్స్ అనీ ఇవన్నీ వీళ్ళంతా వస్తారు గదా! సో, ఒకలితో ఒకలికి <chuckles> ఒకలితో ఒకలికి కాంటాక్ట్ అవ్వలేకపోయినా అవజూ కానీ, ఒక మీడియేటర్ ఒచ్చి, అరె! వీళ్ళు మంచోళ్ళు, వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళతో స్నేహం జేయి, వీళ్ళతో మాట్లాడనేసి వచ్చేస్తూనే ఉంటారు, ఒక మీడియేటర్. సో మరి అలాంటి మీడియేటర్స్‌ని నమ్ముతారా మరి మీరు?
నెక్స్ట్ అదే చెప్దామనుకున్నాను <chuckles> మీరదే అంటున్నారు. అవునవును.

ఆ అంటే నమ్మడం అంటే యాక్చువల్‌గా చెప్పాలంటే ఒక అంటే మనం ఒక ఏజ్‌లో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ఏంటంటే మనకు ఒకళ్ళ దగ్గర నుంచి లేకపోతే ఒకళ్ళ ఆహ్, మెసేజ్‌లుగానీ లేకపోతే కంటిన్యూస్‌గా మనతో ఒక హ్మ్. సంప్రదింపులు ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ!
హ్మ్. హ్మ్. చాట్ చేయడం. అలా చేస్తుంటే ఓకే. ఓకే. ఓకే. అర్థమైంది.
అటువంటప్పుడు మన‌కోక రిలేషన్ లాగా ఏర్పడుతూ ఉంటుంది. అది కొంచెం స్ట్రాంగ్‌గా అంటే వాళ్ళు మాట్లాడే విధానం కానీ లేకపోతే మనకి ఇచ్చే ఇంపార్టెన్సు మనం ఏదైనా మెసేజ్ చేయంగాలనే ఇమ్మీడియేట్‌గా ఆహ్, వాళ్ళ అవతల వాళ్ళు ఇవ్వడం కానీ, ఇవన్నీ జరిగినప్పుడేంటంటే ఆటోమేటిక్‌గా మనకు ఒక <chuckles> కరెక్ట్ చెప్పారు. యాహ్! నమ్మాల్సొచ్చిందనమాట.
హ్మ్. అవును. హ్మ్. నమ్మాల్సొస్తది. <chuckles> అవును. <chuckles> ఆహ్, హ్మ్. ఓకే.
హ్మ్. ఆల్మోస్టు దగ్గర దగ్గర ఒక 3 నెలలు అలాగే కంటిన్యూస్‌గా డైలీ ఆహ్, మార్నింగు మెసేజ్‌లు గానీ, లేపోతే మధ్యలో క్లాస్ మధ్యలో కూడా మెసేజ్‌లు, లేపోతే నైట్ కూడా మెసేజ్‌లు.
ఆహ్, హ్మ్. అమ్మాయా? లేదంటే అబ్బాయా? <chuckles>
హ్మ్. అంటే 3 నెలల తర్వాత తెలిసిందండి అమ్మాయి కాదు అబ్బాయ‌ని జేప్పేసి.
అంటే మీరు చాట్ చేసేదైతే అమ్మాయితోని.
ఆహ్, అంటే పేరు గాని, ప్రొఫైల్ గానీ ఆ! ఏదైతే ఫోటో ఉందో అదంతా కూడా
ఓకే. పాపం మోసపోయారు. హ్మ్. ఓకే.
హ్మ్. అదే. అంటే 3 నెలల తర్వాతైనా నాకేలా బయటపడిందంటే కొద్దిగా ఈ డబ్బులు గురించి అడగడం మొదలుపెట్టారనమాట నెమ్మదిగా.
హ్మ్. హ్మ్. ఓహో! వాళ్ళకొచ్చిసలు వాళ్ళకేం కావాలో ఆ స్టార్ట్ చేసేసారు ఇక. <chuckles>
ఆహ్, అంటే మంచి బాండింగ్ అది ఏర్పరుచుకొని ఇక స్లోగా డబ్బులు అడగడం మొదలుపెట్టారు. స్టార్టింగ్‌లో నాకూడా ఏంటంటే కొద్దిగా చిన్నగానే అంటే వాళ్ళు డైరెక్ట్‌గా 50,000 - 60,000 అడగరనమాట. చిన్ని చిన్ని డబ్బులు అడుగుతారు. అవి మళ్ళీ రిటర్న్ కొట్టేటప్పుడు అక్కడ అంటే మనకి కాంటాక్ట్‌లో నేమ్ తెలిసిపోతా ఉంటది కదా!
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. ఓకే.

హ్మ్. సో, స్లోగా అన్ని చాటింగ్సన్నీ నా దగ్గరున్నాయి. కావాలంటే నేనది ఇది జేస్తాను. అది ఇది అని చెప్పేసి, ఎలా పడితే అలా మాట్లాడడం ఇవన్నీ చేసేసరికి మాకర్థమైపోయిందనమాట ఆహా! ఓకే. <chuckles>
ఓకే. ఆ అమ్మాయి కాదు అబ్బాయి. అండ్ మనం ఆహ్, మేము కొంచెం మోసపోయాం అనేసర్థం అయిపోయిందనుకుంటా. హ్మ్.
ఆ! అర్థ‌మైపోయింది. సో ఏంటంటే అప్పటికి నే‌నేసిన డబ్బులంతా వెనక్కి ఎలాగో వచ్చేసింది కాబట్టి ఇక ఆ అకౌంట్‌ని బ్లాక్ చేసి, పక్కన పెట్టేసి <chuckles> వాడిక్కూడా చెప్పి, వాడు కూడా బ్లాక్ చేశాడన్నమాట. ఇద్దరం అదే పక్క పక్క ఉన్నాం కదా! హ్మ్.
ఓకే. ఇంకా మీరు, అది ఇంక మీరు 50,000 కొట్టుంటే మాత్రము అది వేరే విషయమైపోయేది మొత్తానికే.
ఆ ఇక లాక్కోలేము, పీక్కోలేము కదండీ! అవి కూడా ఏంటంటే స్టూడెంటు ఏజ్‌లో అంత అమౌంట్ మనం తీసుకురావాలంటే ఎక్కడోకటి ఏదోకటి చేయాలి.
అంతే ఇగ. హ్మ్. చెయ్యాలి. ఒకవేళ మీరు ఆ టైమ్‌కి అరే ఫ్రెండ్ ఇంక హెల్ప్ చేద్దాము, అరె వద్దనే ఎమోషనలయిపోయి ఎక్కడో అక్కడ చేసి అప్పు చేసి ఏదో తీసుకొచేసారనుకోండి అయిపోయేది. <giggles> ఆ!
అయిపోయింది. అయిపోయిందసల. ఇక ఎక్కడ తల ఎత్తుకోలేము, పోనీ డబ్బులు పోయామ‌ని కూడా ప్రశాంతంగా ఎవరితో చెప్పుకోలేను కూడండి. మోసపోయామని చెప్పి ఎలా చెప్పుకుంటాం? చెప్పుకోలేం కదా!
అంతే. అవును. అవును. అక్కడ మీరు వాడుకోలేదు, మీ ఫ్యామిలీకివ్వలేదు, అదేదో ఆత్ అన్నోన్ పర్సన్‌కిచ్చేసి, మళ్ళీ మీరు కట్టుకోవడం అది ఒక రిగ్రెట్ ఫీలుండేది అప్పుడైతే ఇక.
హ్మ్. అవునండి ఖచ్చితంగా అలాగుండదు. సో, ఇదంతా నేను నా జీవితంలో ఫేస్ చేశాను. కాబట్టి నేనైతే ఒకటి డిసైడ్ అయిపోయానండి.
హ్మ్. ఇంకెవరిని నమ్మరు నాకు తెలిసి. ఏదో జెన్యూనయినా గాని నమ్మరనుకుంటా. <chuckles>
ఆ! అసల <giggles> ఆ! అంతేగా. అంటే డైరెక్ట్‌గా నాకు నెట్‌లో ఎవరో ఒక 2 3 రోజులు మాట్లాడి ఆ బ్రదర్ అక్కడ కలుద్దాం, ఇక్కడ కలుద్దాం అన్న కూడా నేను నమ్మను ఇక. <chuckles> ఎందుకొచ్చింది వాడే ఉద్దేశంతో పిలుస్తున్నాడో మనకేం తెలుసు అన్నట్టు.
హ్మ్. అంతేనా? హ్మ్.